మనం ఎంతో ఆశ తోటి విదేశాలకు వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతాము. లేదు అంటే మనకున్న కోరిక తోటి ఇక్కడికిక్కడికైనా సరే ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాం కదా! అలాంటి టైంలో మీరు ఫ్లైట్ ఎప్పుడన్నా మిస్ అయ్యారా? ఆ అనుభవం ఉంటే చెప్తారా?
హ్మ్. ఆ! మిస్ అయ్యానండి. ఖచ్చితంగా. ఒకసారి కాదు. ఆహ్, ఒకసారేమో ఫ్లైట్ మిస్ అయ్యా. ఇంకోసారేమో ట్రైన్ మిస్ అయ్యా. <giggles>
ఆహా! హుహు. ఓహో! <laughs> అంటే ఏ విధంగా మీరు టైంకి ఎళ్ళలేకపోయారా? లేదు అంటే అది అంటే దాని ఇబ్బందెలా ఎదుర్కొన్నారు? అసలెందుకు మిస్ అయ్యారు?
<giggles> రెండున్నాయనమాట. హ్మ్. హ్మ్. అది ఎట్లా అంటే ఆహ్, మామూలుగా ఇండియాలోనే ఆహ్, కేరళ వెళ్ళామనమాట. ఆహ్, వెళ్తే వెళ్ళినప్పుడంతా బానే ఉంది. అంతా వెళ్ళాము. తర్వాత అక్కన్నించి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలంటే, ఒక ఫ్లైట్ తీసుకోవాలి. అయితే ఎట్లా బుక్ చేసానంటే
హ్మ్. ఆహా! ఓకే. ఆహా! హుహు. ఓకే. అంటే కేరళ నుంచి మీరు నెక్స్ట్ ఎ ఎక్కడికి వెళ్దా వెళ్ వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ జేసుకున్నారు?
అంటే కొచ్చి నుంచి బ్యాంగ్లోర్‌కి బుక్ చేసాం.
ఓకే.
హ్మ్. అయితే అప్పుడేమైంది? బుక్ చేసేటప్పుడు యాక్చువల్‌గా సాయంత్రం 6కి బుక్ చేయాలి.
హ్మ్. ఓకే.
అదీ <chuckles> ఇంక అర్థమయ్యుంటుంది మీకు. అది ఉదయం 6కి బుక్ అయింది. బుక్ జేసాం ఆ ఫ్లైట్.
<chuckles> ఓహో! అంటే మీకు నాకు తెలిసి అక్కడ ఇన్ ఆహ్, రైల్వే టైమ్ ఉండుంటుంది.
అహా! అలా కూడా కాదు. 6 ఏఎం, పీఎం అట్లనే ఉంటుంది. కాకపోతే మనం బుక్ జేసే టైంలో అట్లా బుక్ చేసి, మైండ్‌లో ఎట్లా ఉంది? సాయంత్రం గదా ఫ్లైట్. <chuckles>
ఆ! ఓకే. ఆహా! ఆహా! పీఎం. హ్మ్. <giggles> పీఎంలోనే ఉండిపోయారు మీరు.
అక్కడే ఉండిపోయింది. ఆహ్, అసలంతా మైండ్ అంతా సాయంత్రం గదా సాయంత్రం గదా అని. తీరా ఫ్లైట్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము లేదంటే <sniffs> ఎప్పుడూ ఆహ్, మనం స్టార్ట్ అవ్వాలి? మనమెప్పుడు స్టార్ట్ అవ్వాలి? బోర్డింగ్ ఎట్లా జేసుకోవాలి? అని ఆన్‌లైన్ చెకింగ్ గూడా ఉంది. హ్మ్. ఆ ట్రాక్ చూసుకుందాం అని ఓపెన్ జేస్తే. అది తీరా అసలు చూస్తే ఏఎం అని ఉంది. ఇంకా జూస్ <giggles>
ఓకే. <chuckles> హ్మ్. స్టార్ట్ అవుతది. అవును. అవును. ఆ! ట్రాక్ అదంతా ఉంటుంది. హ్మ్. ఏఎం అన్నది అది ఎల్లిపోయి బావుంటది.

ఓకే. అంటే టైం అనేది మనకి టైం అనేది కలిసొస్తూ ఉంటుంది ఫ్లైట్‌కి ఎళ్తే. ఇప్పుడు బస్‌కి 10 గంటలు పట్టేది మనకి ఫ్లైట్ చూసుకుంటే గంట రెండు గంటల్లో వెళ్ళిపోతాము. మనకి 8 గంటలు కలిసొచ్చినట్టే.
అలసట తెలీకూడదని. అవును. అవును. అవును. ఫ్లైట్ ఎంతసేపు? అవును. అవును. త్వరగా వెళ్ళిపోతూ ఉంటాం. అవును. అందుకని. అదీ కాక కాన్ఫరెన్సెస్‌కి వాటికి మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాల్ ఆహ్, అటెండ్ అవ్వాల్సినప్పుడే వెళ్ళాలి. ఇంత పడి పడి వెళ్ళి అక్కడ టైర్డ్‌గా ఉంటుంది. అదే ఫాస్ట్‌గా ఆహ్, దీంట్లో అయితే మనం ప్రయాణం చేసినట్టు అనిపించదు. పోనీ రిటర్న్‌లో అయినా
హ్మ్. అవునండి. అవును. అవును. మన హ్మ్.
రిటర్న్‌లో కూడా బస్‌కి రావాలన్నా కూడా నెక్స్ట్ డేనే మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలి. కాబట్టి అలా రిటర్న్ కూడా నేను ఎక్కువ ఆఫీస్ పనులైతే చాలా వరకు ఫ్లైటే ఆహ్, ప్రిఫర్ చేస్తూ ఉంటాను.
అవును. ఓహో! ఓకే. అవునవును. ఎందుకంటే <smacks lips> ఇప్పుడు మనం ఒకటి ప్రజెంటేషన్ ఇవ్వాలి కాన్ఫరెన్సెస్ ఇవ్వాలి అన్నప్పుడు మనం కొంచెం ఫ్రెష్‌గా ఉండాలి. రిలాక్స్‌డ్‌గా ఉండాలి. <smacks lips> అట్లాగా స్ట్రెస్‌డ్‌గా అలా మనం జర్నీ చేసినట్టు వాళ్ళకి కనిపించినా ఇట్స్ నాట్ ఫీల్ గుడ్ అన్నమాట. అలాంటప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు అదే బెటరు ఫ్లైట్ చాలా సమయం మనకు కలిసొస్తూ ఉంటుంది.
హ్మ్. అవును. అవును. అవును. అవునవును.

అవును. ట్రైన్ కాన్సెలయ్యింది. అలా చెప్పా ఊరికే తమాషాకి. ఇంటికెళ్ళి చెప్పొచ్చు గదా! అని. <clears throat> హ్మ్. అంటే కంగారు పడతారు గదా! ఇది కాకుండా వేరేదేక్కేసానంటే ఏ ప్లేస్‌కెళ్ళిపోయిందో
అవును. ఓకే. అవునండి అవును. ఆ! వేరేదెక్కేసామంటే వామ్మో! ఏమైపోయిద్దో ఎక్కడ దిగిపోద్దో. ఎందుకంటే ఇప్పుడు మనమెట్లైనా వెళ్ళగలమనే ధైర్యం మనకుంటుంది. కానీ వాళ్ళ భయమనేది వాళ్ళకుంటుంది. అవును. అవును.
అవును. మనకుంటుంది. పేరెంట్స్ కుండదు గదా! అవును. ఇక ఇంటికేళ్ళిన తరువాత ఇది విషయం అనే జెప్తే మా నాన్నైతే తెగ నవ్వడం "నేను జెప్పాన ఎక్కించోస్తానని చూసేవాన్ని గదా!" అని.
అదే. <chuckles> అదే కదా! ఓహ్!
అప్పటి నుంచి మళ్ళీ మా అమ్మ ఆ! ప్రతిసారి ఎప్పుడు బుక్ చేసినా అమ్మ అటునుంచి వచ్చేవి మన దగ్గరే కలుస్తాయా? అదే టైమ్‌లో వస్తాయా?
హుహు. అదే కదా! అదే కదా! అసలేంతదృష్టము 2 ఒకటే టైమ్‌కి రావడము, మారకుండా అదే స్ట అదే దాన్ని ప్లాట్‌ఫార్మ్‌కిది రావడము అనేది <smacks lips> ఇంకది అదృష్టమనే చెప్పాలి.
ఇలా కనుక్కోవడం ఆ! ఒకటికి పది సార్లు. ఆ! అదే అదే. <chuckles> అవును. అవును. యాక్చువల్‌గా 3, 4 ఒక దగ్గరుంటాయి. నేనెక్కాల్సింది 4 అయితే నేను 3 ఎక్కేసా. 2 నవజీవులనే అనౌన్స్మెంటోచ్చింది. సర్లే మనం చాలా అటెన్షన్‌గా విన్నానన్నమాట దానర్థం.
ఆహా! అవునవును. ఓహో! ఓక్ నంబర్స్‌ రా లాస్ట్ నెంబరొక్కటి చేంజ్ ఉంటుంది.
ఆ! చేంజుంటుంది. అవును. అవును. ఒకదానికి 5 ఒకదానికి 6 అనుకుంట అప్పుడు నాకు గుర్తులేదు.
అవును. అవును ట్రైన్‌లో ఏంటం ఆ! అది ట్రైన్‌లో ఏంటంటే 2 ఏరియాలు అటు ఇటు ఉన్నప్పుడు మనకి నంబర్స్ లాస్ట్ నెంబరొకటి తేడా ఉంటుంది. మీరది చూడడంలో మిసయినట్టున్నారు.
హ్మ్. అవును. అవును. అవును. అందులో హడావిడిగా ఎక్కానన్నమాట. ఆహ్, అదేంటి ఒక ఇంపార్టెంట్ విషయం గురించే వెళ్తున్నాను. అప్పుడు ఇలా జరిగింది. ఆ! భలే <chuckles>
హ్మ్. మరది ఆ! పని ఆ! పనేమైందండి? మీరెళ్ళాలి అనుకున్న పని ఏమైపోయిందింకా?
<clears throat> ఇంకా ఏమైంది దాన్ని మళ్ళీ పోస్ట్‌పోన్ చేసుకున్నాను ఇట్లా రాలేకపోయాను. <chuckles> ఆ! సమ్ ఎమర్జెన్సీ వల్ల రాలేకపోయాను అని జెప్పాను. లేకపోతే ఆఫీస్‌లో వాళ్ళు గూడా నవ్వుకునే వాళ్ళు <chuckles> మన కంగారుకి.
ఓకే. అదే కదా! మా మామూలుగా కూడా కాదండి అసల మరీ దారుణంగా 2 మళ్ళ, ఫ్లైటు, ట్రైను ఇక మీ జీవితంలో ఇంకొకసారి నిజంగా అలాంటి పొరపాటు చెయ్యరేమో.
అవును. ట్రైన్లు అసలు చేయకుండా అలా జరిగిపేందన్నమాట. ఆ! దానుంచి నేర్చుకున్నాను. ట్రైన్ నంబర్ సరిగ్గా జూసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్ సరిగ్గా వినాలి ముందు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు.
ఆ! అవును. అవును. చూసితీరాలి. అవును. కానీ 2 ఒకటే సారంటే కొంచెం మనం గూడా కన్ఫిస్ అయితాం ఖచ్చితంగా.
అట్లాగా. కన్ఫ్యూజ్ అయ్యా నేను. అవునవును. కన్ఫ్యూజ్ అయ్యి అలా ఎక్కేసా. హ్మ్. హుహు.
అవును. అవును. హ్మ్. అయితే రెండనుభవాలు మీకున్నాయన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ గాని, ఎవరైనా ఇట్లాంటివి అనుభవాలు గాని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి? అంటే మీకు జర అందరూ అంటే మన మనకు జరగినట్టే జరుగుతూ ఉంటారు కదా! కొన్ని కొన్ని.
అవును. హ్మ్. హ్మ్. <chuckles> అవునవును. అయితే ఆహ్, మిస్ అవ్వడం అలా జరగలేదు కానీయండి. ఈ రీబుకింగ్స్ అట్లా అవుతూ ఉంటాయి. మా ఫ్రెండ్స్ తోటెక్కువ, వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇలానే ఫ్లైట్‌కెళ్ళాలి, వేరే దగ్గరికెళ్ళాలి. కానీ సడెన్‌గా వెళ్ళలేకపోతారనుకోండి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చో, లేకపోతే ఇంకేదైనా పని వచ్చో, అప్పుడు రీ బుకింగ్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లైట్స్‌కి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. హ్మ్. ఇంకో ఫ్లైట్‌కి ఆప్షన్ మళ్ళీ మార్చుకుంటే ఎక్స్ట్రా ఎంతో కడితే సేమ్ అంత కట్టమనలేదు. ఆల్రెడీ కట్టిందానికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తే రీ బుక్ చేసుకోవచ్చనమాట.
హ్మ్. హుహు. ఆహా! ఓకే. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఫ్లైట్ కాకుండా అవునవును ఉంటుంది. హుహు.

అంటే చాలా వరకు నేనెలా అంటే ఆహ్, వెళ్ళేటప్పుడు ఎక్కువ ట్ ఇప్పుడు వెకేషన్‌కి అట్లా వెళ్తాం అనుకోండి. అంటే ట్రిప్‌లాగా వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం నేను ఫ్లైటే ప్రిఫర్ చేస్తా. దట్ టూ ఇంకా రిటర్న్ జర్నీ అంటే ఎళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం రిటర్న్ ఒచ్చేటప్పుడు నీరసం అ అనిపిస్తుంది నాకు. <laughs>
అవునండి. హుహు. ఆహా! అవును. అవును. మీరు నిజమే.
త్వరగా ఇంటికెళ్ళిపోవాలి అనే ఒక దాంట్లో ఉంటుంది నా మనసులో. ఇక అందుకని ఎక్కువ
ఆ! ఓకే అండి. అంటే మనకి సమయం కూడా కలిసొస్తూ ఉంటుంది. మనం ఫ్లైట్‌కి ఎళ్తే.
అవును. అవును. రిలాక్స్ అవ్వచ్చు. ఆహ్, అలాగ. అదే బస్సులో అనుకోండి. సోమవారం ఆఫీస్‌కెళ్ళడానికి ఇంటికి రావాలంటే శుక్రవారమే బయలుదేరాలి. శుక్రవారం బయలుదేరి శనివారం రీచ్ అయ్యి అవును. రెస్ట్ తీసుకొని అప్పుడెళ్ళాలి.
అవును. కొంచెం ఆహ్, హ్మ్. అవును. మళ్లీ మధ్యలో ఒక రోజు రెస్ట్ అవును. మధ్యలో ఒక రోజు రెస్ట్ తీసుకుంటే గాని తెల్లారి మనం ఆఫీస్‌కి ఎళ్ళలేమన్నమాట. ఇంకా అట్లాంటివేవన్నా సన్నివేశాలు జరిగినాయా అండి మీ జీవితంలో?
అవును. వెళ్ళలేము. ఎళ్ళలేము. అదే ఫ్లైట్ అనుకోండి హ్మ్. ఖచ్చితంగా జరిగాయి. అదేంటి ఒకసారి ఇప్పుడు ఫ్లైట్ అయిపోయింది కదా! ఈసారి ట్ర ఇది ట్రాన్స్‌పోర్ట్ మారిందన్నమాట ట్రైన్. <laughs>
ఓహో! అక్కడే, అక్కడేం చేసారు? టికెట్‌లు రాంగ్ బుక్ చేసుకున్నారా? ట్రైన్ రాంగ్ ఎక్కారా?
ట్రైన్‌లో రొండోది.
<laughs>